ఆ హెయిర్ స్టైల్‌కి తర్వాత అప్పుడు కాదు. ఇప్పుడు ఎలా <giggles> అయిపోయిందంటే ఇక ప్రతి ఒక్కళ్ళు సైడులు తీసేయటం పైన పెంచటం. అది ఆహ్, అందరికి సెట్టవ్వదు. అదీ మావూలుగా ఏటంటే కొంచెం క్లాస్‌గా ఉండేవాళ్ళకి సెట్టవుతది. ఏటంటే తర్వాతది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇదేదో ట్రోలింగొస్తుంది. చప్రియనో ఏదో అంటున్నారు కదా! అట్లా అయిపోయిందది. ఆ!
ఏండీ అవునవును. చప్రి. చప్రి. కాదు మీరు ఒకసారి గమనించండి ఆ సినిమాలో అతనికే నప్పలేదు ఆ క్యారెక్ట్ ఆహ్, గెటప్పు. <chuckles> కానీ
అద్ అదే గదా! ఏంటంటే ఆయన స్ట్ ఆయనకి స్టైలిష్ స్టార్ అని జెప్పేసి ఆయనా అదోటి టాగ్‌లైన్ ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో కొత్త హెయిర్ స్టైల్ ఒకటి పెట్టేసుకున్నాడు. దాంట్లోనే మనకి అసి చూడగా చూడగా ఏదో అది కొత్త స్టైలన్నట్టు ఇది చేయిపిచ్చుకోవాలన్నట్టుగా, చేయిపిచ్చేసుకున్నారు గాని అదొకటి కొత్త ట్రెండింగ్‌లో తీసుకొచ్చారు గాని మావూలుగా అయితే అదంతా సెట్టవ్వలేదు. ఆయనకీ సెట్టవ్వలేదు. ఇంకా మరి మిగతా వాళ్ళకి అసలు సెట్టవ్వదు.
అవును. అవునండి. ఆ! ఎండీ. అంతెందుకేండి. నేను ఇప్పుడు ఆలోచిస్తే నవ్వొస్తుంది గానీ అప్పుడు 'చత్రపతి' సినిమాలో శంకం పెట్టుకుంటారండి ప్రభాసు.
అవును. అవును. అవును.
అది నేనెంత యెతికేసే వాడినో మా అమ్మలాతో ఏడిస్సే వోడినండి నాకా శంఖం కావాలని. <smacks lips> ఆ! మెడలేసుకోడానికి, మా ఫస్టు వాళ్ళు "ఇలాంటివేసుకోకూడదమ్మా" అది, ఇది అని చెప్పారండి. ఇంక నేను ఏడుపు మొదలు పెట్టేసాను. ఇంట్లో కిందన దుండ్రిసి, నేను ఇలాగైతే నేను ఏ ట్యూషన్‌కెళ్ళను, స్కూల్‌కెళ్ళను అని గోల పెడితే వాళ్ళు యెళ్లి కొన్నారండి దగ్గరుండి. చాలా పెద్దది. అదేసుకొని <chuckles> అంటే ఇంకా అలా ఉంటాదండి. 'మా‌స్' సినిమాలో ఆ రూపాయి కాయిన్ కన్నం పెట్టేసి తాడు కడతారు. <smacks lips> ఆహ్, ఇలాంటివన్నీ అప్పట్లో బాగా ట్రెండయ్యేవెండి. కానీ
అవు అవునా? మెడలో యేసుకోడానికా? ఓకే. ఓకే. ఆ! ఓకే. <giggles> అప్ ఆ! ఆ! అవునవును. అబ్బో! అప్పట్లో అసల నాగార్జున హెయిర్ స్టైల్ గూడా ఎంత ట్రెండింగో యెనకాల.
అమ్మ బాబోయ్! అతనిప్పడికి అలాగే మెయిన్‌టైన్ అవుతున్నారు కదండీ. అది నిజంగా గొప్ప విషయం చెప్పాలంటే. ఎందుకంటే మనలాంటి వాళ్ళకి అలాంటివి చాలా ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తాయండి. ఎందుకంటే వాళ్ళు తినే డైట్ గాని, వాళ్ళు తినే ఫుడ్డు గాని ఎలా తింటున్నారు? ఎలా ఉంటున్నారు? నెక్స్టు అవతల వాళ్ళతో బిహేవ్ చేసే విధానమండి. ఎంత పొలెట్‌గా మాట్లాడతారండి.
ఆ! అవునవును. అవును. అవును. వాళ్ళలా కష్టపడతారో లేదో గాని, ఈ స్టైల్ విషయానికొస్తే ముందు వాటిలో దుం ముందుగా ఫస్ట్‌లో ఫస్ట్ లైన్‌లో ఉంటారు మనోళ్ళందరూ.
అవునండి. ఖచ్చితంగా. అంటే మనం ఇప్పుడు నాగార్జునగారి లాంటి వాళ్ళతో కూడా, పక్కనున్న వాళ్ళతో ఎలా మాట్లాడే విధానం ఎలా ఉండాలని మనం ఇన్స్పిరేషన్‌గా ఖచ్చితంగా తీసుకోలండి. చాలా పొలైట్‌గా మాట్లాడతారు.
అవును. నిజంగా. వాళ్ళది అండ్ ఫ్యామిలీ‌లో ఆయనొక్కడే గాదు. ఇప్పుడు నాగచైతన్య చూసుకున్నా కూడా ఈళ్ళందరూ గూడా అందరూ అంటే ఒక పద్ధతనేది మెయిన్‌టైన్ చేస్తారు వాళ్ళు.
అవును. ఫ్యామిలీ మొత్తం.